మనిషి జీవితంలో నదుల పాత్ర ఎంతైనా ఉందండి. మనం అనాదిగా చూసుకుంటే, మన హిస్టోరీ గానీ, జియోగ్రఫీ గాని చూస్తే, చాలా ముఖ్యమైనటువంటి జనావాసాలన్నీ పట్టణాలు, నగరాలు, టౌన్స్, విలేజెసు అన్నీ నదులు వెంబటే ఉంటాయి ఎక్కువగాను. ఎందుకంటే, ఆ నీటి పాత్ర, నదుల పాత్ర అంతా విసృతంగా ఉందనమాట. <sniffs> అయితే ఇలాంటి నదులే ఏమోచ్చి, మధ్యన కలుషితం అది అయిపోతున్నాయి. వాటిని పరిరక్షించడంలో ప్రజల పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పగలరా?
అవునండి. అవునండి. ఆ! అవునండి. ఈక ఈ ఈ ఈ ఈ జనరేషన్‌లో ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా నదులు అసలు పొల్యూట్ అయిపోతున్నాయండి. అంటే, ఇష్టమొచ్చినట్టు చెత్త పారెయడం గానియండి, లేకపోతే వాటిని బాగా అంటే మన మన మనుషుల ద్వారా కలుషితమయిపోతుందనమాట. ఏదో మనకు నచ్చినట్టు వాడేస్తున్నాం. నచ్చినట్టు వేస్టంతా పారబోస్తున్నాం అందులోనే, ఆ నదులలో. నదులెంత స్వచ్ఛంగా ఉండాలంటే, ఆ జంతువులు కూడా ఇష్టపడాలండి నీళ్ళు తాగడానికి. కానీ, మనకు చూస్తేనే కొంచెం ఈ మధ్య వి ఎంతో ఎంతో మనకు నచ్చకుండా ఉండు ఉండు ఉ ఉంటుందండి ఆ నదులో. అలా చెత్త చెత్తగా మనమే చేసేస్తున్నామన్నమాట.
అంటే నదులలోకి చెత్త ఏ విధంగా చేరుతుందంటారు?
మనమే అంటే మన డైలీ డొమెస్టిక్ వేస్టులండి, అంటే మనం న రోజువారి ఆహ్, కార్యక్రమాలు, అంటే రోజువారి పనులో ఆహ్, ఒచ్చే డస్టంతా, చేసే డస్టంతా, మా ఇంట్లో డస్టంతా ఒక్క దగ్గర కూడగట్ట ఒక్కొక్క కూడగట్టేసి నదులలో విసిరేస్తామన్నమాట. దాని ద్వారా ఈ నదులే గాకుండా, నదులో ఉండే జ ప్ర వన్యజ వన్యజీవాలన్నీ చనిపోతాయన్నమాట. నదిలో ఉండే జీవాలన్నీ చనిపోతాయి. ఓ ఓ అకొ అకోటిక్ లైఫ్ అనేదొకటుండదండి, ప్రతీది అంటే అందులో ఆ చెత్త తిని, ఆహ్, ఆ ఫిషెస్ లాంటివి, ఇంకేదైనా ఆహ్, చాలా అంటే చాలా వరకు చ యాన్ యానిమల్స్ ఆహ్, చ వాటర్ యానిమల్స్ అన్ని చనిపోతాయన్నమాట.
అదె అంట్ అది సరే, వాటర్ యానిమల్స్ చనిపోతాయి, ఈ చెత్త వలననేసని. చెత్త అసలు మనుషుల నుంచి ప్రతి మనిషి వెళ్ళి అక్కడ చెత్త నదుల్లోనే వేస్తాడా? లేపోతే ఇంకేదైనా మార్గం ద్వారా నదులు మనం వాడినటువంటి చెత్త నదుల్లోకి చేరుతుందా?
ఆహా! మనం మనకు తెలిసి కూడా మనం నదుల్లో కొంతమంది తెలిసి కూడా నదుల్లో మ చెత్తను వేస్తారండి. అంటే మనుషుల హ్యూమన్ వేస్ట్ లాంటిది, ఇంకేదైనా మెడికల్ వేస్ట్ లాంటివి, ప్రతీదీ కావాలని వేస్తారు. అంటే నదులేంటిదంటే, ఆ చెత్తని వాళ్ళది వ మనుషులే ఏమన ఏమనిననుకుంటారంటే, చెత్త ఒక దగ్గరేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది అనే ఒక ధీమాలో ఉంటారన్నమాట. అప్పుడు ఏ ఏంటిదంటే ప్రతిసారి అంటే చెత్త అనేది ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది గదా! అలా ఎక్కువ చెత్త వేస్తే ఎక్కువ చెత్త కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ష్ వె వెళ్ళిపోతుంది నదుల ద్వారా అని చెత్త ప్రతి
ఆ! ఆ! ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు ఒక విషయమెమోవచ్చి మీరు క్లారిఫై చేయట్లేదు. ఏంటంటే అది <clears throat> ఇప్పుడు ప్రతి ఒక్కడు పని కట్టుకొని వాళ్ళ ఇంట్లో చెత్త తీసోకొనీ వెళ్ళి నదుల్లో వేయరు, నది అనేది ఇంటికి దూరంగా ఉంటుంది. మరి ఈ చెత్త ఏ విధంగా చేరుతుంది అంటే ఉదాహరణకి, మన డ్రైనేజీలు, ఇలాంటివి ఆ వాటి తాలూకా పాత్ర. తర్వాత ఇంకా చెత్త చేరడానికి ఇంకా వేరే అది దాని గురించి చెప్పండి కొంచెం నాకు డీటెయిల్డ్‌గా. అంటే మన డ్రైనేజ్‍లన్నీ చాలా మట్టుకు ఊర్లో ఉన్నటువంటి సూవేజంతాను. ఎక్కడికెళ్తుంది? న
వేయరండి. అవునండి. అవునండి. ఈయ అంత నా దగ్గరున్న కాలువలోకి వెళ్తుందండి. ఈ కా ఈ క ఈ దగ్గరున్న క అంటే మనకు ఈ సి డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా అంటే ఫ్లడ్స్ ఒచ్చినప్పుడు, ఎప్పుడైనా ఊర్లోకి అంటే ఊర్లోలానా లేకపోతే సిటీలో ఫ్లడ్స్ ఒచ్చినప్పుడు ఎక్కువ వరకు ఈ సీవేజ్ వాటరనేది స్ట్రక్ అతుందండి. బయటికెక్కడ వెళ్ళకుండా, ఈ చెత్త అనేది ఏంటిది? రోడ్ల మీదకొస్త వచ్చేస్తుందనమాట. ఈ రోడ్ల దగ్గర నుంచి మెల్ల మెల్ల మెల్ల మెల్లగా ఇది వేరే కాలువలు చిన్న చిన్న కాలువలుంటాయి గదండీ! ఆ కాాల్వల్ ఆ కాాల్వలలో కలుస్తుంది. ఆ చెత్త పేర్ ఒక దగ్గర అంటే పే ఒక దగ్గరకి పేరుకోపోయి. అది పేరుకపోయి, పేరుకపోయి ఒకటేసారి బయటకొచ్చేస్తుందనమాట. బయటకోచ్చి బయటకోచ్చేసి ఈ చిన్న చిన్న నదులలో కలిసి కలుస్తుంది. కల్సిన త
ఆ కాలవలోంచి అవును. అవును. ఆ! అది. అంటే మీ మీ మీ తాలూకా అబ్జర్వేషను మీ తాలూకా ఉద్దేశ్యం ఏంటంటే, సిటీల్లోని, నగరాల్లోని టౌన్‍లో ఉంటున్నటువంటి మురుగు నీరంతాను మనం వాడేసినటువంటి, మురుగు నీరంతా నదుల్లో కలిపేస్తున్నారు.
ఇంకా ఏ టౌన్‍లోని ప్రతి చోటా ఎవ్ బై చిన్న నదులో కలిసి దాని తర్వాత ఈన ఈ నదంతా ఒక దగ్గర చేరుతుందండి. ఈ ఈ అంటే ఈ చెత్తంతా ఈ వేస్ట్ వాటరంతా. ఒక దగ్గర చేరి, అది పె పెద్ద నదులలో కలుస్తుందనమాట. కలుస్తుంది దీని ద్వారా
ఆ! అవును. కలుస్తుందది. అంతేనా ఇంకా మనం, మనం ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఉంటాయి. వాటి తాలూకా వ్యర్థాలు వేస్ట్ కుడా వాటి సంగతేంటి? అవి ఆ!
తి ఉన్నాయండి. ఉన్నాయి. అవునండి. చాలా వరకు అంటే ఎక్కువరకు ఏంటిదంటే, మనము ఆహ్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏంటిదంటే, అవ్ ఇవి మనము పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయండి. కెమికల్ మెషిన్స్ లాంటివి. ఇంకా వాటిని కూ కూల్ చేయడానికి, అంటే బాగా హీట్ అయినప్పుడు, వాటిని కూల్ చేయడానికి ఎక్కువ, ఎక్కువ మొత్తాదులో మనము నీటు నీటిని వా ఆహ్, వాడతామన్నమాట. వాడినప్పుడు ఆ వేస్ట్ వాటర్ అంటే దాంట్లో కెమికల్ కొంచెం మిక్స్ అయ్యి, ఇంకేదనా వేస్ట్ అయి మిక్స్ అయ్యి, అది డైరెక్ట్‌గా మనము అంటే ఆ పైప్ లింక్స్ ద్వారా డైరెక్ట్‌గా నదిలో వ ఆ నదిలో వదిలిపెడతావనమాట. దీన్ ఈ నది ఈ నది వాటరనేది దీని ద్వారా ఏదన్నా పశువులు గాని, తాగినప్పుడు అవి అనారోగ్యానికి గురైతది. హ్మ్. ఎక్కువ వరకు.
అవును. అవును. ఆ! అంటే న అవును. అంటే నదులేమో కలుషితం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన సూయేజంతా అందులో వదలడం. ఫ్యాక్టరీలోనేమో వ్యర్థ పదార్థాలు, వేస్ట్ వాటరు, అంతా అందులో దీనివలన నదులేమో కలుషితం అవుతాయని మీ అభిప్రాయం. <sniffs> ఓకే. మరి దీన్ని నివారించడానికి ఏమి చర్యలు చేయాలంటారు ప్రజలు?
కలుషితమైపోతున్నా అవునండి. అవునండి. దీన్ని నివారించడానికి మనం చేయాల్సిన థింక్ ఒక్కటేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, మనం మన నదుల్ని చాలా అంటే చాలా సురక్షిత ఆహ్, అంటే సో కొంచెం నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై జేయాలి. మన వరకు చెత్త అనేది ప్రతీదీ అ దగ్గరలోన్న దగ్గరలోన్న అంటే ఆహ్, డస్ట్‌బిన్స్‌ల్లలా లేకపోతే వేరే చోట్ల వేయకుండా చూసుకోవాలండి. నదు
ఓహ్! సాధ్యమంత మట్టుకి చెత్తనేమో నదుల్లో కలవకుండా చూసుకోవాలి. ఆ!
దుద్ చెత్తను మ నదులో కలవకుండా చూసుకోవాలన్నమాట. ఇంకో ఇంకోటేంటిదంటే, ఇండస్ట్రియల్ వేస్ట్ అనగా తక్కువ అంటే తక్కువ వాటర్‍ని వాడాలండి వాళ్ళు. ఎ ఎంత పెద్ద ప భారీ పరికరాలైనా గాని, తక్కువ వాటర్‍ని వాడాలి. ఆహ్, ఆ వ ఆ వేస్ట్ వాటర్‍ని కూడా నదులలకు వదిలిపెట్టొద్దండి. వేరే తి ఇంక వ వరి వేరే ఇ
మరి, మరి వాళ్ళు ఆల్రెడీ వదిలిపెట్టడానికి ఇంకా నదుల్నే ఎంచుకుంటున్నారు. మరి దానికంటే ముందుగానేమో దాన్ని శుద్ధి చేసి, వదిలిపెట్టడం ఇలాంటి కార్యక్రమాలేమన్నా జరుగుతూంటాయా?
అవునండి. శుద్ధి చేసి వదిలిపెట్టం అనేది ఒక మంచి ఆలోచనండి. కాకపోతే వాళ్ళు అ ఆ ఇనిషియేటివ్ తీసుకోవాల, ఇక ఇండస్ట్రీస్ అనేది. అంటే ఇలా మనము ఏ ఏదైనా చెత్త వా ఆహ్, ఆహ్, వేరే వేరే అంటే ఆ చెత్తయ వాటర్‍ని కూడా వేరే ఆహ్, ఫిల్టర్ చేసి, ఇంకేదైనా థింగ్స్‌కి మళ్ళా కడగడానికో ఇంకేదన్ అవునండి. ఆ దానిక దానికని యూజ్ చేస్తే బెటరు. అలా రీసైకిల్ చేయడము అల
అవును. ఆ! రీసైకిల్ చేయడం. అవును. చాలా మంచి ఆలోచనండి ఇది. అయితే ఇప్పుడు ఇంకోటి, దీన్ని ఈ విధంగా వాళ్ళు రీసైకిల్ చేయించేలాగా, ప్రజలేమో వాడినటువంటి ఈ సూవేజ్ వాటర్ అంతానేమో ట్రీట్మెంట్ ప్లాంట్‍లోని ట్రీట్ చేసి, వాటినేమో అప్పుడే నదుల్లోకి విడిచిపెట్టడం అనేది, దీని విషయంలో గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉందంటారు?
దీని ఫిల్ గవర్నమెంట్ పాత్ర అంటే ప్రజల పాత్ర ఎంతుందో గవర్నమెంట్ పాత్ర గూడా అంతే ఉందండి. ఎలా అంటే మనకు అంటే మనకెంత బాధ్యతుందో గవర్నమెంట్‍కి కూడా అంతే బాధ్యతుంది. ఎందుకంటే మన నదులు అసలు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆహ్, ఎక్కువ వరకు గవర్నమెంట్‍ది. ఎందుకంటే వాళ్ళు ఇది క్లీన్ అంటే, ఈ క్లీన్ చేసే ప్రోగ్రామ్ లాంటివి. అంటే ఇప్పుడు చాలా అంటే చాలా వరకు నదులు అంటే వేస్ట్ ఆహ్, వేస్ట్ వేస్ట్ ద్వారా చాలా కలుషితం అయిపోయాయి. వాటిని క్లీన్ జేసే దానికి, ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనమాట. ఎక్కువ కొత్త ఇనిషియేటివ్ ఏదన్నా స్టా ఆహ్, తీసుకొని ఆహ్, వాటి మీద కొంచెం డబ్బు ఖర్చు పెట్టి, దా ఒక కొత్త ప కొత్త విధానాలేమన్నా తెచ్చి, దాన్ని క్లీన్ చేసే ఒక ఆలోచన చేయాలన్నమాట.
అంటే ఇప్పుడు గ గంగా నదులకేమో శుద్ధి చేసే ప్రణాళికేమో ప్రభుత్వం ఒకటి ఆలోచన చేసింది. అది ఇంప్లిమెంటేషన్‍లో ఉంది. అలాగేనేమో, హైదరాబాద్‍లో మూసి ప్రక్షాలన ఆ! ఇలాంటివి. ఆహ్, దానికేమో ఆ! దాని గురించి ఏమన్నా మీకు ఆహ్, నాలెడ్జ్ ఉంటే దాని మీద కొద్దిగా ఆహ్, చెప్పగలరా? విషయం అదీను.
అవునండి. ఇక్కడ మూసీ నది గూడా అండి. ఇలా ఇల్ అవునండి. ఇవం
మూసీ మూసీ ప్రక్షాలన దాని గురించేమన్నా
మూసీ నది అంటే, అది ఓవర్ ఫ్లో ఓవర్ ఫ్లో అంటే ఓవర్ ఫ్లోడ్ అవ్వకుండా ద ఓవర్ ఫ్లోడ్ అవ్వకుండా ఎక్కువ వరకు అంటే క్లీన్‌గా ఉంచా
అంటే ఇప్పుడు ఉదాహరణకి, గవర్నమెంటేమో మూసీనది ప్రెక్షాళన కార్యక్రమం అది కూడానేమో చేపట్టిందని ఈ మధ్యన న్యూస్‌లో గట్ర ఒచ్చింది. ఆ? సో, అలాంటివన్నీ ఉన్నాయి గదా! అయితే ఈ విధంగా ప్రజలు ఇంకేమేమి చేస్తే బావుంటుంది నదుల్లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే?
అవునండి. తెలుసండి. ఓహో! హ్మ్.
ఈ ప్లాస్టికు, ఇలాంటి వాటి గురించి ఏమన్నా చెప్పగలరా?
నదులని క్లీన్‌గుంచడానికి నదులను క్లీన్ ఉంచడానికి, మనము అంటే వాటికంటూ ఆ వా ఆ నదులు తిరిగే స్పే స్పేసులలో అంటే, నదులు వెళ్ళే స్పేసులలో మనము ఎక్కువగా ఎట్లాంటి వ అంటే ఇల్లు కట్టడం గానివ్వండి, ఇంకేదైనా థింగ్స్ చేయొద్దండి. అ అ అలా అలాంటివి కన్స్‌ట్రక్షన్స్ అనేది కొద్దు ప ఎంత అంటే అన్
అను ఆ! బ హుహు. కబ్జాలు. కబ్జాలు చేయకూడదనమాట. ఆ!
కబ్జాలు చేయకూడదు. ప్లస్ ఏంటిదంటే, కన్స్‌ట్రక్షన్స్ అసలు స్టార్ట్ చేయకూడదు. నదులు తిరిగే అంటే నదులు వెళ్ళే చోట్లో. అవి
అవును. అ అ ఆ! నదుల్ని కప్పెట్టి వాటిని ఆక్రమించుకోవడం అది చేయకూడదు. ఆ! ఇది చాలా బావుందండి ఈ పాయింట్. ఇంకా ఏమేమి చేయొచ్చనింటారు? ఇప్పుడు చాలామంది చాలామంది మన ఫంక్షనులు పార్టీ‌లోనే విపరీతంగా ప్లాస్టికు వాడేస్తుంటాం. వాడి సంగతేంటి? అవన్నీ నదులకెళ్ళి, అక్కడేమో ఇది చేస్తుటుంటాయి. ఆ! వాటి సంగతేంటంటారు?
ఇంకా అవునండి. అవునండి. నదులు అవునండి. ఈ ఎక్కువ వరకు ప్లాస్టికు అనేది చాలా అంటే చాలా అదే, అది డిస్పోజ్ కాదండి. అంటే వా అంటే సాయిల్‌లో పెట్టినా గాని, డిస్పోజ్ కాదండి. ఎక్కువ వరకు అవునండి. అప్పుడు ఏం చేయాలంటే, వీటి బదులు మనం ఏదైనా ఇకో ఫ్రెండ్‌లి థింగ్స్ వాడాలండి. ఈ ప్లాస్టిక్‌ని ఎక్కువ వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలా. ఇ ప్లా ఇ
ఆ! డిసింటిగ్రేట్ అవ్వదు. ఆ! ఇది చాలా మంచి ఆలోచనండి. అయితే వాటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ప్లాస్టిక్కి?
ఇట్లా. ఏదన్నా పేప ఆహ్, సంథింగ్ ఒక న్యూ కైండ్ ఆఫ్ లీఫ్ గ్లాసెస్ తీసుకోండి, లేకపోతే ఏదన్నా ఆహ్, కొత్త కైండ్ ఆఫ్ పేపర్ గ్లాసెస్ వాడ ఆహ్, పేపర్ గ్లాసెస్ లాంటివి. అవి ఇట్లాంటివి ఏదన్నా కొత్త థింగ్సు, ఇంకోటి ఈ ఈడబుల్ ఈడబుల్ థింగ్స్ ఉంటాయండి. ఈడబుల్ చా చాయ్ కప్సని, అవి అవిగాని తీసుకురావచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయన్నట్టు. ఇలా మనకు
అవును. ఈడబుల్ అవునవును. అవును. అంటే ఉదాహరణకి, ఏవైనా పెద్ద ఆర్గనైజేషన్ ఇలాంటివి వేమన్నా చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయా? ఉదాహరణకి, రైల్వేస్‌లోనేమో పేపర్ కప్సే వాడతారు, టీకప్పు‌లు అవిను. అలాగే కొన్ని స్టేటుల్లో నేంటంటే వాళ్ళు మట్టి బిడతలు అవి ఇలాంటి వాటి గురించి ఏమన్నా మీకు నాలెడ్జ్‌లో ఉన్నాయి చెప్పగలరా?
అవునండి. ఆహ్, నాకు వర్కంన్ ఆహ్, నా వర్కంటే ఎక్కువ వరకు నేను వీటి గురించి ఎక్కువ వినలేదండి. అంటే నాకు నదులను ఎలా క్లీన్ చేయాలనేది కొంచెం ఒక ఐడి అంటే క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసాండి. అంటే ఇప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి వాటి అంటే మనం చెత్త చెత్త పడేయకుండా, ఎక్కువ వర్షాలు పడ్డ, వర్షాలు పడ్డప్పుడు, చెట్లు నాటడం లాంటివి, ఆ చెట్లు నాటడం వల్ల ఎక్కువ వర్షాలు పడి, ఆ చెత్త అనేది ఒక్క దగ్గర గాకుండా, వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది. అంటే, బయట సమద్ బయట బయ బయటికి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు నదులనేవి చాలా అంటే చాలా క్లీన్ ఉంటాయి. ఇంకో విషయాలు ఏంటిదంటే, మనము మన చుట్టుపక్కల చూస్తూ ఉంటామండి, ఎక్కువమంది ఫార్మర్స్ అనేవాళ్ళు ఆహ్, మనకు చ ఎక్కువ పెస్టిసైడ్స్ లాంటివి ఫస్టు ఫర్టిలైజ్ ఆహ్, ఫర్టిలైజర్స్ వాాడుతా ఉంటారు. అది ఒక కైండ్ ఆఫ్ అంటే బాగా ఉద్ ఆహ్, గాలొచ్చినప్పుడు ఆ క్రాప్స్ మీదకెళ్ళి ఆ పెస్టిసైడ్ అంతా వెళ్ళేసి, ఆ నదులలో కలుస్తుంది. అలాగాని అలాగాని
అవును. ఓకే. పెస్టిసైడ్స్ అవును. ఆ! అదే కాకుండా వర్షం పడినప్పుడు కూడా అవ్ అవి డ్రైన్ అయ్యి, అవి నదుల్లో కలిసే ప్రమాదం కూడా ఉంది. హ్మ్.
అవునండి. కలిసిపోతుంది. అవునండి. ఇలా చా చాలా వరకు నదులనేది పొల్యూట్ అయిపోతుంది ఈ విధంగా. మనము మ మనం ఎంత ఎంతవరకంటే చాలా అంటే చాలా వరకు. ఇలాంటి న్యాచురల్ థింగ్స్ వాడనిచ్చ ట్రై చేయాలన్నమాట. పెస్టిసైడ్స్ అనేది గాకుండా కొంచము మనం ఎరువలు లాంటివి అవి ట్రై చేస్తే బెటరన్నమాట.
అవును. పెస్టిసైడ్స్ వల్ల. ఆ! అంటే పెస్టిసైడ్స్ అన్నవి కొంచెం వాడకం తగ్గించాలంటారు. ఓకే. బావుందండి. అయితే చాలా సంతోషమండి, మీరు నదుల గురించి, నదులు ఏ విధంగా కలుషితమవుతాయి? వాటిని కలుషితాన్నేమో ఏ విధంగా మనం తగ్గించొచ్చు, తగించడం వలనేమో ఒచ్చి అక్కడ ఉండేటువంటి నదుల్లో ఉండే ప్రాణులు, జీవకోటి వాటికేమో <sniffs> మనమేమో ఒచ్చి లైఫ్ కల్పించిన వాళ్ళం అవుతాం. ఇవి చాలా చక్కగా వివవంచారు. ధన్యవాదాలండి.
తగ్గించాలి. చాలా అంటే చాలా వరకు తగ్గించాలి. అవునండి. ధన్యవాదాలండి. మళ్ళీ గలుద్దాం.
తప్పకుండానండి.
తప్పకుండా.